ఓకే.
అంటే నాకప్పటికి టెన్షన్ మొదలైపోయిందండి. అక్కడేమో స్కోర్ లేదు. ఇక్కడేమో వికెట్‌లు పడిపోయిని.
లేదు వికెట్స్ కూడా డౌన్ అయిపోయాయి. 4 వికెట్లంటే ఇంకా ప్లేయర్స్ తగ్గిపోతావుంటారు కదా!
డౌన్ అయిపోయే నిజంగా. నిజంగండి. ఒక సైడేమో రంజీ ప్లేయర్లు అత్ వాళ్ళేమో ఆజానుబావులాగా 6 అడుగులు ఉన్నారండి ఒక్కొక్కరు.
హుహు. <laughs> అంతే ఉంటారు. ఆ!
అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ బంతి ఇసురుతుంటే, ఆ బంతి కూడా కనిపించట్లేదండి అంత వేగంగా ఎస్తన్నారండి.
అవునండి. అవును. ఆ!
అయ్యో దేవుడా! ఏం చేయాలని చెప్పి. ఒక ఒక మొదటు నేను ఆడిన మొదటి ఓవర్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డానండి. కనెక్ట్ చేయలేకపోయాను అన్నమాట షాట్సు.
ఆహా! హ్మ్. హ్మ్. అంటే సడన్‌గా అంటే మీకు అట్‌లిస్టు చాలా ఎక్కువ కూడా మీరు ప్రాక్టీస్ చేయలేదు కదా! నె రెం 2 నెలల్లోనే మీరు వెళ్ళేసరికి కొంచెం అదనేదుంటుంది. అది కాక ఫస్ట్ మ్యాచ్ కదా! మీకు.
నిజంగా. నిజంగా. నిజంగా. నిజంగండి. అలాగా మొదటి ఓవర్ అయిపోయిన తరువాత మా కోచ్ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారన్నమాట.
హ్మ్. ఓకే.
అయితే, "బాబు ఇలాగ కాదు ఆడేది. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు అవుట్ అవుతావన్న భయంతోని ఆడకు."
హుహు. హ్మ్. ఆడొద్దు. హ్మ్. హ్మ్.
"నీ నేచురల్ గేమ్ ఏంటి, అది ప్రదర్శించు. ఇంకా మే ఎదుట వ్యక్తి" అంటే నీ అపోజిషను. హ్మ్. "ఎవరితోనాడుతున్నావు అనేది చూడకు. బౌలర్ అనేది చూడకు. ఫీల్డర్స్‌ని చూడకు జస్టు నువ్వు"
అంతే హుహు. చూడొద్దు. మనం బయట ఇప్పుడు మనకి ఇప్పుడు నేర్చుకున్న దగ్గర ఎలా ఆడామో అలాగే ఆడు.
అంతే. అంతే అండి. నువ్వు బంతిని మాత్రమే చూడాలి.
హ్మ్. అదెటోస్తుంది ఏంటి అనేది.
అంతే, అంతే, అంతే అండి. అలాగా ఒక మాట చెప్పి
హుహు.
"నువ్వు ఇవాళ ఆడకపోయినా పర్లే. నువ్వు చాలా మంచి ప్లేయరని" చెప్పేసి వెళ్ళిపోయారండి. ఒకటే మాట.
ఓకే. మీరు ఆ రోజు ఎన్ని రన్స్ కొట్టారండి?
అలాగలాగలాగా గుర్తుండిపోయిందండి నాకు. తరువాత నా మొట్టమొదటి మ్యాచ్‌లోనండి రంజీ ప్లేయర్స్‌తోని 82 రన్‌లు కొట్టానండి నేను.
ఓకే. హుహు.